ఓకే. ఆ!
అది స్ప్రౌటు. తేగ అనేది ఒక స్ప్రౌటు. మా నాన్నగారనేవొళ్ళు చిన్నప్పుడు వా చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. తాటికాయ గానీ, కొబ్బరి చెట్టు గానంటండి, ప్రతీదీ పనికొచ్చిద్దంటండి. ప్రతీదీ. అది స్టెమ్ అయినా, ఆకయినా ఆహ్, తాటికాయ నించి ఆ ముంజులు ఆ ఆ ఆరోగ్య పరంగా అది అది దాంట్లో వృదా లేదు. తాటిక ముంజలు దింటాం సమ్మర్‌లో, తాటి ముంజలు కొయ్యనప్పుడు అది ముదిరిపోతే తాటి కాయలవుతాయి. తాటికాయలు తిన్న తర్వా తినేసిన తర్వాత ఆ గింజ మామిడి టెంకలాగా ఆ తాటి టెంకని భూమిలో నాటితే తేగలొస్తాయి. తేగలో ఇప్పుడు వింటర్‌లో ఒస్తూనే ఉంటాయి తేగలనేవి ఇప్పుడు ఉంటాయి తేగలు ప్రెజెంట్ ఉంటాయి.
ఓకే. ఆ! అంటే ఆరోగ్యపరంగానా బనికొచ్చేది? ఓకే. ఆహా! అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అంటే ఇవి, ఇలాంటివి చాలా మం ఆహ్, ఇప్పుడు నాకే దెలిదని జెప్తున్నాను కదా! ఇంకా చాలా వరకు తెలీదు ఇప్పుడున్న ఆహ్, జనరేషన్ ఇప్పుడు ఉన్న పిల్లలలో గూడా. సో, ఇలాంటివి తెలియాలి, ఇంత మంచి ఫుడ్ ఐటెమ్సుంటాయి సో, ఇలా తింటే ఇలా ఆరోగ్యపరంగా గూడుంటాయి, అంటే ఎలాంటి దీసుకోలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు?
అవునవును. ఆ! పిల్లలు గూడా తినాలంటేనా? వాళ్ళకి ఇప్పుడు, తెలియాలంటే అది తిం పెడతా ఉన్నారు, వాళ్ళకి పెడతుండాలి. తాటి ముంజలు తింటారు మళ్ళీ మా పిల్లలు తాటి ముంజలు తింటారు. తేగలు కూడా ఆహ్
ఆ! తెలియాలంటే? ఆ! తాటి ముంజలు తెలుసులెండి. <chuckles>
ఆ! తేగలో ముగ్గురిలో ఒకళ్ళే తింటన్నారు. చిన్నప్పుడు పెద్ధా ఆమె తినేది గాని ఇప్పుడు తినలేపోతుంది ఇంట్రెస్ట్ పోయింది. ఆ! బాబు తింటాడు. ఆయన సెలెక్టెడ్‌లే అందులో నచ్చినదయితేనే తింటాడు. అది తింట అవి పెట్టాలి మన ట్రెడిషనల్ దానికి తోడు తాటి చెట్లు గూడా తగ్గిపోతున్నాయి అంటారండి. తాటికాయల కోసం కాదు గానీ, ఆహ్, అలా చెట్లు మన ప్రకృతి తగ్గిపోతుందన్నప్పుడు నాకు చాలా ఫీల్ అవు నేనేం చేయలేను కానీ నాకెందుకు నేను చాలా ఫీల్, ఫీల్ అవు
తినలేదు గదా! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. బాదేస్తది. అంటే, ఒకప్పుడు ఇలా తినేవాళ్ళము, ఇలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళము అనేసి గుర్తొస్తా ఉంటదది.
ఆ! ఆ! ఆ! తాటి ఆ స్టెమ్ పనికొస్తది. అంటే పూరిళ్ళకి అది బాదులంటారు. అందుకే బా ఉపయోగపడుద్ది. ఆకులేమో ఇంటికి కప్పుతారు. దాని నుంచి ఒచ్చిన కాయలు అన్నీ పనికొస్తాయమ్మా. తాటి తాటి చెట్లు వెస్ట్ అనేది ఏదీ ఉండదు. తా ఒక తాటి చెక్క అని చెప్పేవాళ్ళు మా నాన్నగారు. అలా తాటికాయ గురించి ఆహ్, మా నానమ్మ చెప్పేది ఏంటంటే, ఆ గుజ్జు తీసి తాటి అందులో పలుపు తీసి డైరెక్ట్‌గా కొంతమంది తింటారు. అది ఎక్కువ ఉన్నాయి అనుకోండి అందులో గుజ్జంతా తురిమేస్తారు కొబ్బరి తురిమేదంతా తురిమినట్టు తురిమి కొంతమందయితే మంచి చెక్క దువ్వెనలు చేయించుకొని, ప్రత్యేకంగా తల్లో దువ్వేలను కాకుండా అందులో దువ్వుతారంట. అది ఎక్కువ పీసులాగుంటది. అది తీసి ఆహ్, ఆ పీసంతా ఆ పలుపంతా తీసి ఒక చెక్క చెక్కల మీద లేదా ఒక చాపల మీద తాటి చేపల మీద పోసి పోసి ఆరబెడతారు. అది ఆరబెట్టినప్పుడు మనకి అది చక్కగా లేయర్స్‌గా ఒస్తది.
హుహుహు. ఓకే. హ్మ్. ఓకే. అయితే హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అవునా? ఓహ్! ఓహ్! ఇప్పుడు, అవే వస్తున్నాయి. ఊడెను దువ్వెనలు అన్నట్టు అలా వస్తున్నాయి. దాంతోనే అనుకుంటా అయితే జేసేది.